హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అదే అండి.
అం అంటే మొత్తానికి ఒక్కొక్క రాష్ట్రంలో, ఒక్కొక్క లెక్క జేస్తారు. కాకపోతే కాన్సెప్ట్ మాత్రం ఒకటే.
ఆ! కాకపోతే సంక్రాంతికి ఏది పెద్ద పేరంటే, <smacks lips> మ్యాక్సిమం సంక్రాంతి ప్రతి చోట ఉంటది. కానీ స్పెషల్‌గా చేసేదంటే, ఇక్కడ మా కోనసీమె అనమాట. అంటే చాలా పెద్ద పేరు. అంటే ఇప్పుడు హైదరా హ్మ్, నాకు హైదరాబాద్‌లో ఫ్రెండ్సున్నారు. వాళ్ళేమంటారు, "ఒరే సంక్రాంతికి మీ ఊరు తీసుకెళ్ళరా, చాలా చూడాలని ఉంటది" అని వాళ్ళు చెప్తారు. ఆ! ఎందుకంటే ఇక్కడ సంక్రాం అంటే ఈసారి ఇన్‌వైట్ చేశానండి. మా ఫ్రెండ్ ఎప్పటినుంచో అడుగుతున్నాడు. ఈ నెక్స్ట్ ఇయర్ రారా మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం అన్నట్టు చెప్పానన్నమాట.
హ్మ్. హ్మ్. ఓహ్! హ్మ్. హ్మ్. <giggles> ఆ! తీసుకొచ్చారా అండి అయితే ఫ్రెండ్స్‌ని? ఆ! ఆ! ఓకే. అవును. ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే ఊర్లో జాతర లెక్క ఏమైనా జరుగుతుందా? స ఆ సంక్రాంతి సమయంలో తిరునాళ్ళ లెక్క? లేదు అంటే, ఇంట్లోనే పండగలు జరుపుకుంటూంటారా అందరూ?
ఆ! <clears throat>